మనకి ఎప్పుడు కొంచెం మనసు బాగోకపోయినా, మనం వినాలనుకునేది మ్యూజిక్కు, కొత్త కొత్త పాటలే గదా! సో, మీరు కొత్త కొత్త పాటల్ని, సాధారణంగా ఎక్కడి నుంచి తీసుకొస్తారు? అంటే యూట్యూబా? లేకపోతే ఏ ప్లాట్ఫార్మ్‌లో ఎక్కువగా వింటూ ఉంటారు? ఎవరు సజెషన్ చేస్తారు మీకు?
అవునండి. నేనూ యూజువల్‌గా ఎక్కువ పాత పాటలింటానండి. కొత్త పాటలు ఎక్కడ వింటానంటే, ఇన్‌స్టాగ్రామ్‌లో. రీల్స్ జేస్తరు గదా! ఆ రీల్స్‌లో ట్రెండయిందో, లేపోతే ఏదోక లైన్ మనకు బాగా కనెక్టయితది. కనెక్టయినప్పుడు ఇదెం సాంగని చూసి, అట్లా సాంగ్స్ వింటాననమాట. మరా పాత పాటలు కూడా, కొన్ని కొన్ని మనకు తెలియని పాటలుండిపోతాయి. కానీ, ఆ లిరిక్ సడెన్‌గా అక్కడ చూసి ఆ! కొన్ని అక్కడ చూసి, ఆవి నచ్చి కూడా, నేను సెలెక్ట్ చేసుకుంటాననమాట సాంగ్సవి. అది.
ఓకే. హ్మ్. హ్మ్. అవును. ఒకా ఓకే. హ్మ్. అవి ఇప్పుడిప్పుడు ట్రెండవుతు ఉన్నాయి కూడా ఉంటాయి కొన్ని. హుహు. ఓకే. మీకు బాగా ఏ, ఏ పాటలు ఎక్కువగా వింటానికి ఇష్టపడుతూ ఉంటారు మీరు?
ఆ! ఎక్కువంటే స్లో సాంగ్స్ పాత సాంగ్సంటే, మన 1990 నుంచి ట్వెంటీ 2010 లోపులొచ్చిన సాంగ్స్‌నెక్కువ వింటాననమాట.
ఓకే. ఎక్కువగా అంటే, ఆహ్, మెలోడీ సాంగ్స్ వింటారా? లేకపోతే హాస్యంగా, ఫన్నీగా ఉండే సాంగ్స్ అట్లా ఏమన్నా వింటారా?
అన్నీ, అన్ని సాంగ్స్ వింటానండి. ఈ సాంగ్ ఆ సాంగని భేదం లేదనమాట. ఇలాంటి పార్షియాలిటీస్ చూపిచ్చను నేను. అన్నీ వింటా. అన్నిటికీ సమన్యాయం.
హూహూ. ఓకే. <chuckles> ఏ మ్యూజిక్ నైనా గాని, ఎక్కువ ఎంజాయ్ జేస్తారనమాట, అలా అయితే. మీకు మనసు బాలేదు అన్నప్పుడు, ఫస్ట్ ఫస్ట్ గుర్తొచ్చే పాటేం‌టి?
అవునండి.

ఆ! అట్లా సడన్‌గా అడిగితే గుర్తు రాదండి. కానీ చాలా సార్లు అనిపించిందన్న‌ట్టు ఎందుకురా బాబు ఈ సాంగ్ పెట్టరు. 'లైగర్' మూవీస్‌లో ఎక్కువ సాంగ్స్. అట్ల సాంగ్ బావుంటది. కానీ ఆ సాంగ్ ఏంటంటే నాకుప్పుడు <chuckles> సడన్‌గా గుర్తురాదు. బట్ సాంగ్ బావుంటది. బట్ ఆ సిట్యువేషన్‌లో ఆ హీరో‌ని హీరో‌ వాళ్ళ అమ్మ తిడతన్నప్పుడు వెనకాల సాంగ్ వస్తదన్నమాట హీరోయిన్‌తో. ఎందుకురా బాబు సాంగ్ పెట్టారు మీరు సాంగ్ షూట్ చేసుకున్నారు ఎక్కడో అక్కడ దూర్చేయాలని దూర్చేశారా? అనిపిస్తదనమాట
<giggles> హ్మ్. హ్మ్. హ్మ్. ఓకే. <giggles> అవునవును. కొన్ని కొన్ని నిజంగానే అలా అనిపిస్తాయి. మీకు ఏదన్నా ఒక మంచి సాంగ్ విన్నప్పుడు అది ఎవరికైనా డెడికేట్ చేయాలి అనిపించిందా? అది ఎలాంటి సాంగ్ అయినా కానీ వినగానే ఫస్ట్ టైమ్ భల్లే ఉంది. ఇది వాళ్ళకి డెడికేట్ చేయాలి. లేకపోతే నేను పాడి వినిపించాలి అని ఏదన్నా ఉందా?
అనిపిస్తదండి. అంటే స్పెసిఫిక్‌గా డెడికేట్ చేయాలి అన్నట్టు చేయను. ఏదన్నా పాట ప విన్నప్పుడు కొత్త పాట ఇట్లా ఎవరికైనా పంపించాలి అని అనిపిస్తుది అట్లా పంపిస్తా ఫ్రెండ్స్‌కొ గానొ ఎవరికైనా రికార్డ్ చేసి పంపిస్తా డెడికేటెడ్ అన్నట్టు అనిపి కానీ కొన్ని పాటలు విన్నప్పుడు యేహ్! ఇది నాలాగానే ఉంది ఇది ఎవరైనా నాకు డెడికేట్ చేస్తే బావుండనిపిస్తది గాని నేను ఎవరిది డెడికేట్ చేస్ధాము అని ఎప్పుడు ఆలోచన రాలేదు నాకు.
హుహు. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. మీకు చేసారా మరెవరైనా? అంటే ఏదన్నా కాలేజో ఈవెంట్స్‌లో కాని ఏదన్నా? ఏం చేయలేదా మీరు ఈవెంట్స్‌లో పోని. హ్మ్. హ్మ్.
ఎవ్వరు చేయలేదండి. ఎవ్వరు చేయలేదు అంటే మా తమ్ముడు, మా తమ్ముడు ఆ అంటే ఇ మా తమ్ముడు ఒక పాట చెప్తాడు అంటే ఈ సాంగ్. ఆహ్, వింటే... అది. ఆహ్, 'గురు' సినిమాలో సాంగ్ ఉంటది గదా! ఆ ఆడపిల్ల లాగా ఉన్న లేడీ పిల్ల‌రా. అది పాడు అదీ నీకు సెట్ అయితది అన్నట్టు అంటడన్నమాట.
ఓకే. మీ తమ్ముడు అయితే మీకు సజెషన్ చేసేసారు. ఎవరు చేయలేదంటారేంటండి. మీ తమ్ముడు చేసేసారయితే. <giggles>
ఆ! ఆ! ఆహ్, ఆడేదో చెప్తడు. ఆడు చెప్పినయ‌న్ని నమ్మేస్తామేంటండి.

అవును. కొన్ని కొన్ని సార్లేంటంటే అసలు మనకది పాట ఉందా లేదా తెలీదు. కానీ అది వినగానే అసలు భలే! అనిపిస్తది. ఏంటి? ఇంత మంచి పాటలు పాత కాలంలోనే ఉన్నాయా? అనేలాగా కూడా ఉంటాయి కదా! అసల. ఇది మీరు ఫస్ట్ ఫస్ట్ సాంగ్ ఏది విన్నారు? మీకు గుర్తుందా ఏమన్నా?
అవునండి. అవునండి. అవునవును. ఆహ్, ఒక సాంగ్ అంటే ఒకటి అది తెలుగు సాంగ్ కాదనుకుంటా. అది ఒక సాంగ్ కర్ణాటక, కన్నడ కన్నడ సాంగ్ అది 'సత్యభామే' అని చెప్పి ఒకటి ఈ మధ్య అప్పుడు ఒక 2 ఇయర్స్ బ్యాక్ బాగా ట్రెండ్ అయింది. అది ఆహ్, ఇలాంటి సాంగ్ కూడా ఉంటదా? దాన్ని రీమిక్స్ చేశారు కొత్తగా. ఆహ్, అంటే కొంచెం బీట్ మార్చి అది చాలా బాగా అనిపిచ్చిందనమాట. దాని మీద చాలా రీల్స్ కూడా చేశా నేను.
మీకు ఊహ తెలిసిన తర్వాత. హుహు. హ్మ్. హ్మ్. హ్మ్. అవునవును. హ్మ్. హ్మ్. హ్మ్. అవును. ఓకే. ఇప్పుడంటే మనకి ఇలాగా అన్ని ఒచ్చేసాయి కొత్త పాటలు, పాత పాటలు అన్నీ వినటానికి. మన అమ్మలు ఆ టైమ్‌లో ఏంటి అంటే అసలు ఈ ఫోన్‌లు ఉండేయి కాదు. ఎక్కువ టీవీలు కూడా లేవు. వాళ్ళు వినేదల్లా కూడా ఒక రేడియోనే. అయితే మీకిలాంటి రేడియో అనుభవం ఏదైనా ఉందా?
యాహ్! అవునండి. లేదండి. <giggles> అంత రేడియోలు నేనేప్పుడు అసలు రేడియోలు ఉంటాయని గూడా నాకు తెలీదు. <giggles> మా అమ్మ జెప్పేంత వరకు.
అవునా? అవునా! కార్‌లో వెళ్ళేటప్పుడు, ఆ! అమ్మలే నాక్కూడా మా అమ్మ చెప్తూ ఉండిద్దన్నమాట. నేను ఎప్పుడు రేడియో ఎక్కువ విన్నానంటే ఇట్లా కార్‌లో వెళ్తున్నప్పుడు అలా వినేదాన్ని. ఆ! మీకూడా అలాంటి ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా? కార్‌లో వెళ్ళేటప్పుడు మనం పెట్టుకున్నయి కాకుండా
ఆ! అలాగ. అవునండి. ఆ! కార్లో వెళ్ళేతప్పుడు ఖచ్చితంగా. ఆ! రేడియో పెట్టుకుంటాము. అది రేడియో ఎప్పుడో ఒకసారి, మాక్సిమం మా ప్లేలిస్ట్‌లే పెట్టుకోవడానికి 'స్పాటిఫైలో' అలా చూస్తాం గాని రేడియోలు తక్కువ.
హ్మ్. హ్మ్. ఓకే. అంటే బ్లూటూతే పెట్టుకొని వింటారు మీరైతే?
ఆ! బ్లూటూత్ పెట్టుకొని వినేస్తాము. ఎప్పుడైనా ఫోన్‌లో ఛార్జింగ్ అయిపోయినప్పుడు అట్లా రేడియో పెడతామనమాట.

నేను అసల ఆ పాటలు ప్రతిసారి ఒక ఒక చిన్న స్పీకరుంటుందండి మా ఇంట్లో బ్లూటూత్‌ద్ది. ఆ స్పీకర్ ఎక్కడికెళ్ళినా అంటే నా ఫోన్ ఛార్జింగ్‌లో ఉన్న సరే ఆ స్పీకర్ న అంటే ఇన్ ఆ స్పీకర్ ఏంటంటే ఇంటి చుట్టూ రేంజ్ కవరయితది. ఎక్కడ ఫోన్ ఉన్నా సరే! స్పీకర్ వచ్చే దాంట్లో ప్లే నా సాంగ్స్ ప్లే చేసేస్తాను. వంట చేస్తున్నప్పుడు ఆ స్పీకర్ పెట్టుకుంటా. స్నానం చేస్తున్నప్పుడు పెట్టుకుంటా. ప్రతి చోటా ఆ స్పీకర్ ఉంటుందనమాట నాత్
హుహు. ఓహ్! ఓకే. మరి ఏమనరా ఇంట్లో? "అబ్బబ్బా! రోజంతా ఏం పాటలు కట్టియి." అలా ఏం అనరా?
అంటారండి. అంటారు అంటారు. ఉ గో "ఆ గోల తీస్తావా లేదా" అంటారు గానీ నేను పట్టించుకోను నాకు కావాలి నేను వింటాను. మీరు వి లేకపోతే హెడ్సెట్ పెట్టేసుకుంటాను ఇయర్‌ఫోన్స్ చెవులో పెట్టేసుకుంటా. కానీ పాటలు వినకుండా పని చేయడం అంటే కుదరదు.
<chuckles> హ్మ్. హ్మ్. ఓకే. సో ఓకే. మరి చదువుకునేటప్పుడు ఏం జేసేవాళ్ళు. ఒక్కొక్కసారి మనం ఎంతి సాంగ్స్ వింటూ ఉంటే అక్కడ కాన్సంట్రేట్ చేయలేం గదా. అలాంటప్పుడు ఏం చేసేవాళ్ళు?
ఆ! చదువుకునేటప్పుడు మాత్రం చేయను. చదువుకునేటప్పుడు మాత్రం చేయను. అసైన్‌మెంట్లు రాసుకునేదప్పుడు అంతా వింటాను గానీ, నేను కాన్సంట్రేషన్‌గా చదువుకోవాలంటే మాత్రం పాటలు వినను. అంటే వింటే చదువుకోలేను కాబట్టి వినననమాట.
హ్మ్, హ్మ్. హ్మ్. అవునవును కొన్ని, కొన్ని వంటలు చూసినా గాని లేకపోతే ఒక రకమైన రంగు చూసినా కానీ మనకి ఒక పాట ఖచ్చితంగా గుర్తొస్తది. అలా మీకు ఏదైనా ఒక కలర్ చూసినప్పుడు అందులో ఆ పాటలో కలర్ గుర్తుకు రావడం గాని, సీన్స్ గుర్తుకు రావడం గాని అలా ఏమన్నా ఉన్నాయా?
అవునండి నిజమే. ఆ! ఉన్నాయండి అంటే ఆహ్, ఇది ఎక్కువేంటంటే నేను రెడీ అయినప్పుడు ఏదైనా మంచి కలర్ డ్రెస్ ఏసుకున్నాననుకో మనం రెడీ అయితే ఏదో ఒక పాట పాడుకుంటాం గదా. 'సఖి' మూవీ‌లో సాంగ్స్ ఉంటాయి ఇప్పుడు బ్లాక్ వేసుకున్నాను అనుకో అల్ అది 'సఖి' మూవీలో పచ్చనిదనిమె సాంగ్‌లో అన్ని కలర్స్ గురించి వస్తది.
హ్మ్, హ్మ్. హ్మ్. అవునవును.
అలాగా ఆ కలర్ ఇప్పుడు బ్లాక్ వేసుకుంటే ఆ బ్లాక్ మీద పాడుకుంటా ఆ బ్లాక్ బిట్ వరకు. రాత్రి రంగు కారు నలుపే అని చెప్పి ఆ బిట్ వరకు పాడుకుంటా. అలా వైటేసుకుంటే వైటు, రెడేసుకుంటే రెడ్డు. అట్లా ఆ బిట్ వరకు పాడుకుంటా అన్నమాట ఆ అలవాటైతుంది.
హుహు. ఓకే. అం అ ఓహో! ఓకే. ఎ డిష్ ఏదైనా వంట చూసినప్పుడు కూడా మనకి సాధారణంగా అదేదో మూవీ‌లో ఉంటుందండి. అన్ని వంటకాలు ఎదురుపెట్టుకొని <chuckles> తింటూ పాట పాడతారు. అది తెలుసా మీకు?
అవును. అవునండి. తెలుసు, తెలుసు. అది ఎక్కువ ఆవకాయ పట్టేదప్పుడు ప విన్ అది ఇదివరకు అంటే ఇప్పుడంటే ఆవకాయ ఆంజనేయ సాంగ్ ఒకటి ట్రెండ్ అయింది గానీ ఇదివరకు బాలు గారిది ఒక పాట ఉండేదండి ఆవకాయ మన అందరిది ఆ పాట మా అమ్మ కొత్త ఆవకాయ పెట్టినప్పుడల్లా పాడేదాన్ని అన్నమాట నేను.
హ్మ్, హ్మ్. ఆ!